నేను నిద్రపోయే ముందు నా గది అనేది క్లీన్‌గ చేసుకుంటాను అండి. ఎలాంటి డస్ట్ లేకుండా బెడ్ మీద, లేదంటే పిల్లోస్ మీద, పిల్లోస్ వాష్ చేయడం. 2 డేస్‌కి ఒకసారి సో
హుహు, హ్మ్. బాగా కూల్‌గా పెట్టుకోవడానికి ఏం చేస్తారు మీరు? మీరు ఇందాక అన్నారు కదా! కూల్‌గా ఉండాలి అన్నట్టు. ఏం చేస్తారు కూల్‌గా పెట్టుకోవడానికి?
హుహుహు. పాత కూల్‌గా అంటే మనము ఆహ్, ఇప్పుడు క్లోజ్డ్‌గా ఉంచుతాము అండి రూమ్‌ని మొత్తం. క్లోజ్డ్‌గా ఉండకుండా, కొంచెం వెంటిలేటర్స్ ఉంటాయి కదా, జస్ట్ అయి ఓపెన్ చేసుకుంటా ఉంటే, అది బెటర్. సో, అందుకని ఆ వాతావరణం కూడా చాలా బెటర్.
ఆహా! అవునవును. ఓకె. అర్థమైంది. చాలా సంతోషం అండి. చాలా బా మాట్లాడారు. మనం మళ్ళీ త్వరలో కలుద్దాం.
త్వరలో కలుద్దాం అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.